ఇప్పుడు నేనేమంటాను. నేను కొన్ని సార్లు ఏమంటానంటే సీ నువ్వు ఆ! చేయాల్సింది అనే దానిలో చేయాలి అనేది ఏదైతే క్లారిటీ‌గా చెప్తునో అంత వరకు బానే ఉంది. ఓకే. కానీ కొన్ని కొన్ని సార్లు మనము...
అవునండి.
మన యొక్క స్ ఆ! కంఫర్ట్ జోన్ అండ్ ఆ జోన్ నుంచి బయటకి వచ్చి ఓకే. కొంచెం బౌండరీ ఎక్స్‌పాండ్ చేసుకొని కష్టపడితేనే కదా! మనం కి గ్రోత్ ఉంటది అనే యాస్పెక్ట్‌లో నేను మాట్లాడాను.
అవునండి. అవునండి.
ఓకే. అంటే నువ్వలా చెప్పకుండా ఆహ్, వా అని మాట్లాడినప్పుడు తనకి ఎలా అర్థమయిందంటే అంతే ఆమ్ నేనిప్పుడు ఏదైతే క్లారిటీ నా మేనేజర్‌కి చేశానో ఓకే. నేను పని ఇలా చేస్తాను. ఇలా చేస్తే నాకు నచ్చుతుంది అని నేను చెప్పగలిగినాను. దానివల్ల నాకు గోర్‌త్ గ్రోత్ ఉండ‌దన్ ఉండదా అన్నట్లు అడిగాడు.
అవునండి. ఆ! <sucks teeth> ఓహ్! ఆయన అలా అర్థం చేసుకున్నారు.
హ్మ్. నేనేవన్నానంటే సీ గ్రోత్ ఉండదు అని నేను చెప్పను. గ్రోత్ లేకుండానే నువ్వు ఇంత దూరం రాలేదు ఓకే. కానీ ఆహ్, హ్మ్, జీవితం పట్టు జీవితంలో ఎంతో కొంత మనం అంత కఠినంగా ఉంటే ఎట్లా మనకు వచ్చింది ఇట్లా చేయాలి అన్నప్పుడు ఎట్లా అని ఇంకా సంభాషణ పెరుగుతూ, పెరుగుతూ ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంట్‌కి ఎళ్ళిపోయిందది. ఓకే.
అవునండి. ఓకేనండి.
కానీ తీరా చూస్తే ఏంటి ఇద్దరం చెప్పొ‌చేది ఒకటే.
ఒకే అర్థమొచ్చే చెప్తున్నారు. కానీ అది డిఫరెంట్‌గా చెప్పడం వల్ల
ఒకటే‌ అర్ధం వచ్చేటట్టే చెప్తున్నాం ఇద్దరం. డిఫరెంట్‌గా చెప్పడం వల్ల అర్ధం ఆహ్, అర్ధాలు మారిపోతున్నాయి.
ఆ! అర్థం మారిపోయింది. దానివల్ల అనవసరంగా మన‌క‌ హా ఆపా అపార్థం జేసుకున్నారు.
అనవసరంగా మిసండర్‌స్టాండింగ్స్ అనువ్ ఆ అపార్దాలు. హ్మ్. 100% సో! అట్లా మాకు ఒకటి కాదు, చాలా జరిగినాయి. అట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో జరిగినాయి అనమాట. ఆహ్, హ్మ్. అట్లా జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడేంటంటే నాకు ఒక అనుభవం వచ్చింది. అరె! ఎందుకు ప్రతి దానికి గొడవ అవుతది ప్రతి దానికి ఆహ్, హ్మ్ ఆహ్, అదేంటి ఆహ్, ఇబ్బందులు అవుతా ఉన్నాయి ఎందుకని ఇట్లా తీసుకుంటున్నాం పర్సనల్‌గా హ్మ్. నాలో ఏవన్న తప్పుందా? తనలో ఏవన్న తప్పుందా? తను కూడా అలాంటి మనిషే హ్మ్. యనలైజ్ చేసుకుంటాడనమాట. నాలో ఏమైనా తప్పుందా? ఏం జరిగుంటదసలు? కానీ <sniffs> నాకంటే పెద్ద ఆహ్, మనిషి ఆహ్, 3, 4 సంవత్సరాలు పెద్దాయన కాబట్టి ఆహ్, స్వతహాగానే తనకి జీవితం ఎంతో కొంత ఎక్కువ తెలుసు.
ఓహ్! ఆహా! ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉంది ఆయన
ఎక్స్‌పీరియన్స్ ఎక్కువుంటది. సో, నేనేంటంటే నాలోనే ఏవన్నుందేమో అని చెప్పి నేను ఆలోచించుకుంటూ ఉంటాను. నాదెం‌టి కొంచెం కంపల్సివ్ మైండ్సెట్ ఉంటది కొన్ని సార్లు సో, దానివల్లేంటంటే ఏవైనా ఇబ్బంది పెడుతున్నాను అని ఆలోచించుకో సో, అట్లా అనుభవించి ఆహ్, అట్లా హ్మ్. ఆహ్, జరిగి, జరిగి ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అలా జరిగిన తర్వాత నాకేమి అర్థమైందంటే, నేను నా మైండ్ టెంప్లేట్‌లో నేను అతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగూడదు.